కొన్ని సార్లు గొడవలు అవుతున్నప్పుడు, మనకు తెలియకుండానే <smacks lips> అంటే నవ్వించడానికో, లేదంటే, ఆ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయడానికో, కొన్నిసార్లు జోక్స్ అనేవి వేస్తుంటాము. అది ఎంత వరకు సహాయపడుతుంది అంటారు మీరు?
అవును. ఆ! ఖచ్చితంగా. అంటే ఆ గొడవలు బేస్డ్ ఆన్ గొడవల మీద, ఆధారపడి ఉంటుంది అండి. మనం జోక్స్ చేసే విషయాలు. ఆహ్, ఆహ్, ఈ ఈన్
అవును కరెక్టే. ఎందుకంటే, మరి ఫైర్ ఉన్న గొడవలలో జోక్స్ ఎస్తే బ్యాక్ ఫైర్ అయితది. అవును. యాహ్!
అదే కదా! బ్యాక్ ఫైర్ ఐతరు. ఆ! అంటే, మనం ఇంట్లో చిన్న చిన్నగా మన అమ్మ, మన నాన్న, మనము, మన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఉన్నప్పుడు చిన్న, చిన్న గొడవలు అలుగుడు, అలాంటివి ఉన్నప్పుడు జోక్స్ వేయొచ్చు అండి పర్లేదు మనం. జోక్స్ వేసి నవ్విపించేస్తే, ఆ గొడవ తగ్గిపోతుంది అక్కడ. అంటే హ్మ్. హెల్ప్ అయితున్నట్టు అయితుంది కదండీ! ఆ గొడవ. ఆహ్, ఆహ్, మనం కొన్ని, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి కూడా నవ్విస్తూ ఉంటాం కదండీ! కొన్ని, కొన్ని సామెతలు చెప్పి కూడా నవ్విస్తూ ఉంటాం గొడవలలో. ఆహ్, అంటే అక్కడ ఇక్కడ ఇగో, ఇలా అయింది, అలా అయింది, అని చెప్పుకుంటూ ఉంటాం.
అవును. అవునవును. యాహ్! హ్మ్. ఓకే.
చిన్న చిన్నవి ఇంట్లో గాని, మన క్లోజ్ ఫ్రెండ్స్ గాని, బాగా తెలిసిన వాళ్ళు గాని, మన కొలీగ్స్ అంటే బాగా క్లోజ్ అయిన కొలీగ్స్, అ అట్లయితే, మనం అంటే పర్సనల్ మీట్స్ పెట్టుకున్నప్పుడు, కొలీగ్స్‌తో ఇంట్లో డిన్నర్ వెట్టుకున్నప్పుడు అలాంటి టైమ్‌లో కూడా కొన్ని, కొన్ని సార్లు మాటల్లో తినుకుంటా, తినుకుంటా మాటల్లో గొడవలు కొంచెం ఆహ్, స్పీడ్‌గా అసల
యాహ్! కొంతమంది చూడండి. అసలు ఎంత అన్‌ప్రెడిక్టబుల్ ఉంటారంటే, ఆహ్, అసలు ఎప్పుడు దేనికి ఎట్లా రియాక్ట్ అయితరో అర్థం కాదు. ఏదో అనేసరికి, ఆఫెండ్ అయిపోయి, సీరియస్ అయిపోయి, జోక్ చేయంగానే, అలా రియాక్ట్ అవుతుంటారు. ఎంత డేంజర్ అనిపిస్తది గదా! వాళ్ళతో నెక్స్ట్ టైమ్ ఏమైనా మాట్లాడాలంటే, కూడా ఇంకా చాలా ఆచి తూచి మాట్లాడాల్సి వొస్తది. అలా ఎవరైనా ఉన్నారా మీ సర్కిల్‌లో?
నిజంగానే అండి. భయం అయితది. అవును. <giggles> అవునండి. ఉ ఉన్నారండి. ఉన్నారు. అంటే ఒక అమ్మాయి ఉ నా ఒక ఫ్రెండ్ ఒ ఒకరైతే నేను ఎన్ని అన్నా సరే, పడి నవ్వుకుంటూ, నేను చెప్పే ప్రతి దాన్ని నవ్వుకుంటూ, ఉండే ఒక ఫ్రెండ్ ఉందండి. ఒక ఆమె అయితే కొన్నిసార్లు, నవ్వుతది అండి. కొన్నిసార్లు అమ్మో! ఎంత గట్టిగా అరుస్తది అంటే, సీరియస్ అయితది. అమ్మో! దీంతో ఏమో వొచ్చింది నాయన నాకు అనిపిస్తదండి. ఛీ! అనవసరంగా అనేసిన, అనవసరంగా నోరు జారిన అంటన్ అనుకుంటాను అండీ, నాకు నేనే నేను, అలాంటోల్లు ఉంటలు, ఇలంటోళ్ళు ఉంటా
ఓకే. <chuckles> ఓకే. అవును. ఇప్పుడు వాళ్ళు హర్ట్ అయిన ప్రాబ్లమే, వాళ్ళు హర్ట్ అయ్యి మనల్ని ఒక మాట అన్నా ప్రాబ్లమే, పెద్దగా అయిపోద్ది కదా! ఇంక గొడవ.
నిజం. పెద్దగా అయిపోతుంది. ఆ గొడవ కాస్త, గొడవ ఉండదు, ఏమి ఉండదు. ఆడ హర్ట్ అయినా సరే, ఆ రోజంతా మాట్లాడుకోము. నెక్స్ట్ డే కూడా మాట్లాడము మనం. మనకు అవసరం ఉంటే తప్ప, మాట్లాడతా, లేకపోతే లేదు. కొందరు అలానే ఉంటారండి. నాకు దాంతో ఏమవసరం, నాకేమి అవసరం, నేను ఎందుకు మాట్లాడాలి? అని ఉంటారండి. కానీ నాకు అస్సలు నచ్చదండి అట్లా. మాట్లాడకుండా ఉంటే. నేను నాకు ఎట్ల ఎట్లనో అయిపోతూ ఉంటుంది. ఆ డే అంతా అదే ఆలోచిస్తాను నేను. అట్లా హర్ట్ చేసినా పాపం
అవును. ఓకే. అయితే మీకెప్పుడన్నా కోపం వొచ్చిందా? ఇప్పుడు మన ఫ్రెండ్స్ కూడా, ఒక్కొక్కసారి చాలా తెలివిగా ఏం చేస్తారంటే, ఏదన్నా అనడము. అంటే, దూషించడము, తిట్టడం డైరెక్ట్‌గా చేయకుండా, నవ్వుతూ, నవ్వుతూ ఏదో ఒకటి అనేస్తారు. అంటే, కించపరిచేటట్టు. ఆహ్, అప్పుడు అలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా?
అవును. అవును. ఉన్నాయండి ఉన్నాయి. మా ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో అయితే నన్ నన్నేసుకోడానికే ఫస్ట్ చూస్తారు అండి అందరు ప్రతి ఒక్కరు. <chuckles> అంటే, వేరే వేరేవాళ్ళు ఆ! ఆ! నేనే అసలు ఎన్నైనా అనుకోకు ఏమి అనదు పడతది అన్నట్టు. ఫ్రెండ్స్‌లో కూడా కొంచెం అతి ఫ్రెండ్ అయితే కూడా కష్టం అండి మనకు అప్పుడప్పుడు. ఎక్కువ అది ఎక్కువ క్లోజ్ అయిపోయి నెత్తిన ఎక్కించుకున్నా అదే అయితదండి. నా నా విషయంలో అయితే, ఇంక నేనేమననని ప్రతివోడు నా మీదనే సెట్టర్ వేస్తాడు అండి మా గ్యాంగ్‌లో అయితే. ప్రతివోడు ఏం చేస్తాం తీసుకోగలుగుతాడు. కానీ కొన్ని కొన్ని సార్లు హర్టింగ్ అనిపిస్తది అండి. గోరంగా అంటారు అసలు అనాల్సినవి. అనేస్తారు మల్ల నవ్వుతారు. నాకు కోపం <chuckles> వస్తది అలాంటి టైమ్‌లో అండి. కానీ
<chuckles> అయ్యో! తేరగా దొరికారా మీరే. అవును. నెత్తిన ఎక్కించుకోద్దు. <giggles> <giggles> ఓకే. యాహ్! హుహు. ఆబియస్‌లీ.
ఇ ఇంపార్టెంట్ అండి. గొడవల టైమ్‌లో మన దగ్గర వాళ్ళు మన అలాంటి వాళ్ళతో కొంచెం చిన్నగా కామెడీ చేయడం నవ్వడం అలా ఉంటే గొడవ తగ్గిపోతుంది అండి ఖచ్చితంగా. కానీ ఆ నవ్వడము అలాంటివి ఆహ్, టీజ్ తీసేయడము అలాంటివి గూడా ఇప్పుడు మనం ఆఫీస్ విషయాలలో గొడవలు ఉండి ప్రొఫెష హ్మ్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఉంటాయి కదండీ. అలాంటి టైమ్‌లో చేస్తే, అది అది రివర్స్ మనకే కొడుతుంది. అలాంటి టైమ్‌లో చెయ్యొద్దు. మనకి ఎక్కడ చెయ్యాలో అది తెలిసుండాలి అండి గొడవల టైమ్‌లో. <chuckles> ఏ ఏ ఆ! ఏ టైమ్‌లో చేయాలి, ఎక్కడ వాడాలి మనము అనేది మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కొందరైతే ఏమి తెలవకుండా ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. ఏదో అప్పటికి అలా అయిపోతూ ఉంటుంది కానీ అది చాలా బాధాకరం అనిపిస్తదండి కొన్ని సార్లు అయితే. కొంద కొందరు కొంచెం వార్నింగ్ ఇస్తున్నట్టు ఇస్తారు మధ్యలో జోక్లు వేస్తారు. సర్ వాళ్ళు క్లాస్ రూమ్‌లో ఎక్కువ అయితది అండి <giggles> ఇది. సర్ వాళ్ళు ఏదో సీరియస్‌గా చదవాలి, నేను ఖచ్చితంగా ఎగ్జామ్ పెడతా అది ఇది అంటారు. సైడ్ నుంచి గల్సో బాయ్స్ ఏదో కామెంట్ నవ్వుతున్నట్టు ఏదో కామెడీ చూస్తుంటారు అందరు నవ్వుతారు అండి. కొంతమంది టీచర్స్ తీసుకుంటారు కొంత చాలా వరకు అయితే తీసుకోలేరు అండి. స్టేజ్ మీద ఉండి వాళ్ళు చెప్తున్నారు అంటే అది వినాలనే కదండి మనము. స్టేజ్ కాదు వాళ్ళు ఎవరైనా మాట వినాల్సిందే. మనకి స్టేజ్ ఎక్కే ధైర్యం కూడా ఉండదు. సో, వినాలి అది అంతే, అని నేను అంటాను.
అవును. అవునవును. డెఫినెట్‌లీ. అవునండి. అవును. <chuckles> యాహ్! అవును. అవునండి. అవును. ఎస్ ఎస్. అయితే ఈ గొడవలకి ల హాస్యం వాడినప్పుడు కూడా అంటే హాస్యంపు జోక్స్ అంటారు కదా! నవ్వుతూ వేసే జోక్స్. కించపడడానికి కారణం ఏంటంటే లూజ్ టంగ్ అనే చెప్పాలి. ఆహ్, ఏంటంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అయితారో ఆహ్, అని ఆలోచించకుండా లూజ్‌గా అనేస్తారు. అంటే గ్రాంటెడ్‌గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీ మీద జోక్ చేస్తారు అన్నారు కదా! సో, మీకు ఎప్పుడు ఆహ్, ఓర్చుకున్నారే గాని ఆఫెండ్ అయ్యి తిరిగి ఎప్పుడైనా ఆహ్, అరవాలనో, లేకపోతే ఇలా అనకండి నన్ను అని అనాలనో అనిపించిందా మీకు ఎప్పుడైనా?
అవునా! అవును. ఆ! అవ్ అవునండి. అనిపించింది అండి. చాలా సార్లు నాకన్నా 100%లో 95% పడితే, ఒక ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ నేను సీరియస్ అయితే, ఇంకోసారి అంటే బాగుండదు అని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా నేను <chuckles> గట్టిగా. ఏంది
హుహు. ఓకే. అలా ఇవ్వాలి. అంటే కొన్ని సార్లు <clears throat> సరిహద్దులు మెయింటైన్ చేయడం ఎంతో అవసరం అనిపిస్తదా మీకు?
ఆ! అవును. నిజంగానండి. మరీ మనము అంత లోకువ అయిపోయినట్టు ట్రీట్ చేస్తారండీ ఏమి అనట్లేదు అని. కొంతమంది అయితే అల్లా అలానే ఉంటారండి. ఏమనదులే ఏమైనా అందామన్నట్టు లీనియెన్స్ తీసుకుంటూ ఉంటరు. అనటు అంటనే ఉంటరు. పాపం పడుతుందిలే అని ఎందుకనాలి అని గూడా ఉండదండి వాళ్ళకైతే. అట్లనే అంటూ ఉంటరు గానీ తెలుసుకోవాలండి ఎవరిననాలి ఎక్కడనాలి అనేది తెలుసుకోవాలి వాళ్ళు.
అవును. అవును. ఎవరు ముందు అనాలి అనేది ఇంపార్టెంటు. ఇంకోటి ఏంటంటే ము ఇంకా తెలియని వాళ్ళ ముందు అంటే ఇంకా కోపమొస్తది. ఇప్పుడు మన వాళ్ళే ఉంటే ఏం కాదు. యాహ్!
అవును. ఇంకా ఒక నిజంగా. నిజంగా అండి. మనం మనం మాట్లాడుకున్నప్పుడు ఎన్నైనా అను. నేను ఇది దీని కోసమే గొడవ పడ్డానండి. మనం మనం మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఎన్నన్నా అను. మనం ఎవరో కొత్త పర్సన్ వేరే బ్రాంచోడు వచ్చినప్పుడు వాళ్ళ ముందుల నన్ను ఎందుకు అలా అంటున్నా? ఇప్పుడు తనకు నెన్ నేను అంటే ఏంటిదో తెలవదు. నన్ను ఎంత బ్యాడ్‌గా అనుకుంటాడు. ఎలా అనుకుంటాడండి అసలు అని నాక్ నేను చాలా గట్టిగా సీరియస్ అయినా మా ఒక ఫ్రెండ్ మీద అయితే నేను. నాకు నచ్చలేదసలు. అలా అనొద్దు అని అనిపిచ్చింది.
ఓకే. హ్మ్. గుడ్ అండి. ఎందుకంటే స్టాండ్ తీసుకొని చెప్పాలి. అప్పుడే నెక్స్ట్ టైము ఏమన్నా అనాలి అన్నా ఒక సెకండ్ ఆగి ఆలోచిస్తారు. మీరు ఏమనకపోతే నెక్స్ట్ పైసా గొడవలు ఇంకా ధైర్యంగా ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్‌గా హర్ట్ చేసేటట్టు ఉంటాయి. <smacks lips> అర్థమయిందా? సో, గ్రాంటెడ్‌గా అయిపోతుంటది. అయితే.
ఆ! హ్మ్. అవును. అదే అండి. అవునండి. మనం పడుతున్నాం అనీ నెక్స్ట్‌వి తీసుకునే గొడవలు నిజంగా మీరన్నట్టు ఘోరంగుంటాయి. ఇంకా దా ఎక్కువగా దారి తీస్తాయండి. ఇంకా హర్టింగ్ ఉంటాయి అవి.
అవునండి. అంటే జోక్స్ ఏ జోక్స్ వెయ్యడం అంటే, నాకు ఎవరో జెప్పారు. ఒకరి మీద జోక్స్ ఏస్తే ఇద్దరు నవ్వితే అది జోకు. ఒక్కరు నవ్వి ఒకరు హర్ట్ అయితే ఇంక అది జోక్ ఏం గాదు. ఇంక అది సీరియస్ సిచ్యువేషనే అయిపోయింది అన్నట్టూ నాకు అది చాలా నచ్చింది ఈ వర్డ్. సో
అవునండి. నిజంగా. నిజంగానే. కరక్ట్. బా చెప్పారు. బావుందండి. నిజంగా అది మీరు అన్నది 100కు 100% కరెక్ట్ <chuckles> అది అదైతే.
యాహ్! యాహ్! ఇంగ వాళ్ళు ఏమంటారంటే ఆహ్ ఒకవేళ ఆ ఫ్రెండ్ అయితే గూడా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు. జోక్‌ని జోక్‌గా తీసుకోడం <chuckles> రాదు. ఇలా బ్లేమ్ పెట్టేస్తారు. వాళ్ళు తప్పు చేసీ ఆహ్, వీళ్ళ మీద జోక్స్, ఆహ్, బ్లేమ్ పెట్టేస్తారు ఇన్నోసెంట్ పీపుల్ మీద.
హుహు. అవును. అవునండి. అవునండి. నిజంగా అలానే బ్లేమ్ పెట్టేస్తూ ఉంటారు. నేను చాలా చూసినానండి. అంటే ఎంతవరకు ఎయ్యాలో, అంత వరకే వేయాలి అండి, జోక్స్ లిమిట్ ఉంటుంది దానికంటూ. మనమూ ఆహ్, వాళ్ళ పర్సనల్ విషయంలో ఇంటర్ఫియర్ అయ్యి, దేని పడితే దాన్ని, ప్రతి దాన్ని వాళ్ళ లైఫ్‌నే జోక్ చేయాలనుకుంటే, అది, అది, అది తప్పు కదండీ! మనము <chuckles> అవతల వాళ్ళ విషయాలు వాళ్ళ, వాళ్ళ లైఫ్‌నే కొందరైతే ఉంటారండి. వీడే పెద్ద జోకరు, వీ వీడి లైఫ్‌తో మనకేంది, అన్నట్టు మ ట్రీట్ చేస్తూ ఉంటారు అసలు. వాడే పెద్ద గ్రేటు. ఆయననే పెద్ద ఇది, అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. నాకలాంటోళ్ళని చూస్తేనే, నస్ నచ్చదండి అసలు. ఎంతవరకు నవ్వుకోవాలో, అంతవరకు నవ్వుకోవాలి. మనం ఏదన్న చిన్న గొడవై అలుగుతే కూడా, ఇద్దరు నవ్వడానికి ట్రై చేయాలి గాని, ఆహ్, అలా సీరియస్ అయిపోయి, అలాంటి జోక్స్ ఎంతలో వాడాలో, అంతలోనే వాడాలండి. ఎక్కువ వాడొద్దస్సలు.
అవును. ఓకె. <chuckles> యాహ్! అవును. యస్. యస్. కరెక్ట్ అండి. అయితే మీ మమ్మీతో ఎప్పుడన్నా, ఏదన్నా, గొడవ అయితే, గొడవ అంటే, గొడవలవ్వవు మమ్మల్ మమ్మీలతోని, అలగడాలు, మాట్లాడకుండా ఉండడాలు, ఇలాంటివి జరుగుతుంటాయి గదా! అలాంటి టైమ్‌లో మీరు ఎలా డీల్ చేస్తారు? ఎప్పుడైనా నవ్వించడానికో మీ మమ్మీ కోపంగున్నప్పుడు ఏదన్నా <sniffs> ప్రయోగిస్తుంటారా జోక్స్?
అవునండి. ఆ! ఖచ్చితంగానండి. మా ఆమ్ మా అమ్మ నేను చిన్న, చిన్నవి ఏమన్నా అంటే, నేనే నలుగుతాను అండి. నేను ఆలగకుండా, ఏమైనా తినకుండా ఉంటే, మా అమ్మ రివర్స్ అండి ఈడ. మా అమ్మనే రిటర్న్ నా మీద జోక్‌లు ఏశి, నవ్విపించేటట్టు చెప్తది, అట్లా మాట్లాడుతది మా అమ్మ. మా అమ్మ ఫుల్ ఫన్ ఉంటుంది. అట వెంటనే తినేయాలి మనం. అంతా నవ్విస్తుంది. మా అమ్మ ఏశే జోక్ కూడా అలా, అలా ఉంటుందండి. మా అమ్మ నేను వాళ్ళ కూతురుని కూడా చూడదండి కొన్నిసార్లు. అట్లా ఆడుకుంటది నన్ను. అంటే ఒక ఫ్రెండ్, ఫ్రెండ్‌ని ఆడుకుంటుంటే నవ్వొస్తుంది నాకు ఇక దానికి తోడు, మా తమ్ముళ్ళు కూడా జాయిన్ అవుతారు. వాళ్ళు కూడా నవ్వుతారు. అందరూ కలిసి నవ్వుతారు. నేను ఇలా అలగడం అంటే, మా ఇం‌టిలో
<chuckles> అవునా! ఉషో! <laughs> అసలు మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే, మా సాధారణంగా అమ్మలు సీరియస్‌గా, స్ట్రిక్ట్‌గా ఆహ్, అసలు ఏదైనా జోక్ ఏస్తే కూడా ఇప్పుడు దీనికి నవ్వాలా అన్నట్టు చూసి వెళ్ళిపోతారు. హా, అలాంటి మీ మమ్మీ‌కి ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ జోక్స్ వేస్తారంటే, అంటే ఇల్లు ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం ఆహ్లాదకరంగా, జాయ్ఫుల్‌గా ఉంచుతారు అని నేను అనుకుంటున్నా.
<chuckles> అవునవును. హ్మ్. నిజంగానండి. అలానే ఉంటుందండి. ఇప్పుడు న నన్ను తిట్టి, నన్ను ఏమన్నా అన్నా, మా అమ్మనే నవ్విపిస్తుంది. మా చిన్న తమ్ముడు అయితే ఊకే అలుగుతాడండి. మా అమ్మ ఏమన్నా అలుగుతా‌డు. వాని మీద అయితే, వాడిని వాడు గొడికే కాడు, అన్నట్టు చూస్తాదండి. మా అమ్మ ఎన్ని జోక్స్ వే‌స్తది అంటే, యాక్టింగ్, యాక్టింగ్ కూడా చేసి చూపెడతదండి, ఉమ్, "ఎట్లా మొఖం పెట్టిండు చూడు, ఇట్లా కొ‌తి లానే పెట్టిండు, కొంగలానే పెట్టిండు" అన్నట్టు అన్ని చూపెడతదండి. మా అమ్మ వాడు కూడా నవ్వుతాడు. నా మీదనే జోక్‌లు వేస్తుంది మా అమ్మ అని. అసలు తొందరగా లేచి, తినేస్తాం అండి మేము. మాకిష్టం మేము అలుగుతే, మా ఇంట్లో మా అమ్మ నాదని.
అయ్యో! పాపం. <laughs> ఎప్పుడన్నా చిన్న‌స్ యంగ్ యంగర్ సిబ్లింగ్స్‌ని ఇట్లా అంటారు కదా! ఏ నువ్వు మాకు పుట్టలేదు, దొరికితే తీసుకొచ్చి‌నం అని, అట్లా ఎప్పుడైనా మీరు ఏడిపించారా?
ఆ! <chuckles> రోజు, రోజు మా చిన్న తమ్ముడినైతే, "వాళ్ళిద్దరే ఎందుకు నాలాగా ఉన్నారు? నువ్వు ఎందుకు లేవు నాలాగా? అసలు నువ్వు రోడ్డు మీద దొరికినావ్ నాకు, వద్దు అనుకుంటే దొరికినావ్, వాళ్ళని నేను ఇష్టంగా కన్నాను. నా పొట్టల నుండి కన్నాను, నిన్ను ఏమి తెచ్చుకోలేదు" అంటాడు అంటదండి మా అమ్మ అయితే. నే మా చిన్న తమ్ముడిని అయితే అట్లనే అంట. వాడు నిజంగా, కొన్ని రోజులు వరకు అదే బ్రమలో ఉన్నాడండి చిన్నప్పుడు, వా‌ని‌కి తెల్వ‌నప్పుడు, నిజంగానే నన్ను ఎత్తు‌కొచ్చింది ఏమో! అన్ని సార్లు అంటది అనుకున్నాడు తెలుసా అండి. వాడు ఇప్పుడు, ఇప్పుడు వాళ్ళకి వానికి జ్ఞానోదయం అంటు, మా అమ్మ, "నా మీద అలాంటి జోక్‌లు ఏస్తది కాబట్టి, ఊరికే అట్లా అంటది. ఉట్టిగా అట్లా అంటది అని నన్నే ఇష్టంగా, చిన్న కొడుకుని అని, ఇష్టంగా చూపెడతది ఇప్పుడు" అని, అంటాడండి వాడిప్
అవునా? <chuckles> <giggles> అయ్యో! ఓకే. ఓకే. ఓకే. <chuckles> అసలు మీ మమ్మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి నాకైతే మస్తు అంటే, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తది, మీ మమ్మీ క్యారెక్టరు. భలే సరదాగా ఉంటది, ఇలాంటి వాళ్ళు ఉంటే.
హ్మ్. అవునండి చాలా బ ఇవెన్ మా నా మా నాన్నని మా నాన్నని కూడా అట్లనే చేస్తదండి మా అమ్మ. మా నాన్న అయితే కొంచెం బక్కగా ఉంటాడండి బక్కగా ఉంటాడు. చిన్న, చిన్న గొడవలు వాళ్ళ ఇద్దరి మధ్యలో చిన్న చిన్నవి అంటే, ‌మగొడవలు కావండి అవి, ఊకే తిట్టుకుంటారు అన్నమాట. చిన్న చిన్నవి వస్తే గూడా, "నువ్వు ఎందుకు ఇంత బక్కగా ఉన్నావ్ అంటే కుళ్ళు కుతంత్రాలు ఊర్లో ఉన్నవి అన్ని నీ కడుపులోనే ఉన్నాయి" అంటది మా అమ్మ అయితే మా నాన్న‌న్ని. మా నాన్న అయితే, "నీ కడుపులో ఉన్నాయని" మా నాన్న రిటర్న్ అంటాడు అట్లనే నవ్వడం నిజంగా నాన్న నువ్వు నిజంగా నీకు మందితో ఏమి అవసరం అని మేము కూడా స పక్కన నుంచి చెప్తూ ఉంటాం అండి అసలు. మా అమ్మ మా నాన్న మీద కూడా జోక్‌లు వేస్తది అండి. అందుకే ఆహ్, మేము ఎక్కువ ఏమి సీరియస్‌గా ఉండం అండి. ఉండలేము కూడా, ఇంట్లో అయితే మేము ఎప్పుడు నవ్వుకుంటూనే ఉండడానికి ట్రై చేస్తాం నవ్వుకుంటూనే ఉంటాం. ఒకరు కాకపోతే ఒకరు స్టార్ట్ అవుతారు ఇంట్లో <giggles> నవ్వడానికి.
<laughs> <chuckles> ఓకే. <chuckles> <chuckles> అసలు ఎంత సంతోషంగా ఉంది తెలుసా అండి. ఇప్పుడు కొంత కొంతమంది అయితే, ఇంట్లో పేరెంట్స్ మాట్లాడక, కమ్యూనికేషనే లేక, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, పిల్లల్ని వదిలేస్తారు, ఆహ్, వాళ్ళకి వాళ్ళకి. సో, ఇదంతా వల్లనే విట్‌లా మానసిక రో ప‌ర సమస్యలు అనేవి వస్తుంటాయి. ఆ లోన్‌లినెస్సు, ఒంటరితనము, ఎవరితో స్పెండ్ చేయడం లేక, అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే, మీరు చెప్తుంటే, ఓ చక్కని ఫ్యామిలీ, ఓ కంప్లీట్ ఫ్యామిలీ, అంటే ఇలానే ఉండాలి. మమ్మీ గాని, డాడీ గాని, వాళ్ళ పాత్రలు వాళ్ళు, వా వాళ్ళ రెస్పాన్సిబిలిటీసే కాకుండా, ఇంత ఆహ్లాదకరంగా ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తున్నారు అంటే, అసలు మీరైతే చాలా లక్కీ. కానీ మీ మమ్మీతో ఏదైనా గొడవ పెట్టుకోవాలంటే భయపడతారేమో అందరు. <giggles>
అవునండి. కచ్చితంగా అండి. అవును. అవు‌నండి. మా అమ్మ అరిచినప్పుడు గట్టిగానే అరుస్తుంది అండి. ఎంత జాలీగా ఉంటుందో, అంత సీరియస్‌గా కూడా, అవుతుంది కొన్నిసార్లు. ఆహ్, మా మీద కొంచెం సేపు అయి కొంచెం ఒక 5 మినిట్స్, 10 మినిట్స్, సైలెంట్‌గా అవ్వడంతోటే "ఎట్లా మోఖం పెట్టుకుంది చూడని," మా అమ్మ వెంటనే నవ్విపించేస్తది అండి. మా ఇంట్లో ఏదో మా అమ్మ యాక్టింగ్స్ వేరు ఉంటాయి అండి, కరెక్ట్ చూపెడతది ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎవరు చూపెట్టలే‌రు. నేను ఎక్కడ చూడ‌న్ గూడా చూడలేదు తెలుసా! అట్లా కరెక్ట్‌ చెప్తది అవన్నీ. <laughs> ఆ!
<chuckles> <clears throat> <laughs> ఓకే. <chuckles> నా నా నాకు అర్థం అవుతుంది. అయితే మీరు కూడా మీ మమ్మీ‌ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేసిం‌డ్రా? ఏ ఇ వంట చేసుకుంటే ఇట్లా మొహం పెడతది, కోపం‌లో ఇంటి ఇట్లా ఉంటది అన్నట్టు.
<chuckles> ఆహ్, ఆహ్, చెప్తామండి, "అవునా! నేను నిజంగా అట్లా పెడతాన అంటానండి" మా అమ్మ, "అవును మరి, నీకు తెల్వదు అవన్నీ నువ్వు పెడతావ్" అని చెప్తా. మా అమ్మ ఏదైనా పని చేస్తే కూడా సౌండ్ చేసుకుంటా చేస్తది అండి, స్‌స్‌స్‌స్ అనుకుంటా సౌండ్ ఎందుకే ఆ సౌండ్ అని చెప్తా అండి. <laughs> బట్టలు ఉతుక్కుంటా ఆహ్, యు యుటెన్సిల్స్ కడ్ ఎందుకే గా సౌండ్, అబ్బా‌బా నాకు కోపం వస్తది, అని చెప్తానండి, "ఎందుకు వస్తదో! ఏమో‌నే! నాకే అర్థం కాలంటది" మా అమ్మ <laughs> అసలు అవునండి. ప
<chuckles> అవును. ఇది చాలా క చాలా మందికి, అలా మా ఫ్రెండ్ ఉండేది. ఆహ్, డ్రాయింగ్ చేసేటప్పుడు హ్మ్, హ్మ్, అదొక వైబ్రేషన్ సౌండ్ వస్తా ఉంటది. అరె! ఎందుకే అదొక సౌండ్ గమ్మున చేయొచ్చు కదా! సైలెంట్‌గా అంటే, "ఆ నాకు అలా చేస్తేనే కాన్సంట్రేషన్ ఉంటది." అని చెప్తద‌
<laughs> అవును. అవునండి. అవును. హ్మ్. నిజంగా. నిజంగా. మా అమ్మ అయితే ఇంక మేము మే‌ బి మేము చాలా ఆనందంగా ఇట్లా నవ్వడానికి, మా మీద జోక్‌లు వేయడానికి, రీజన్ ఎక్కువ గడుపుతాం అండి, మా అమ్మతో మేము. అంటే, మేము ఇంటికి వెళ్ళినప్పుడల్లా డే అంత డే టూ నైట్ ఆమె దగ్గరనే ఉంటాం మేము. వంట చేస్తున్న ఆమె చుట్టే తిరుగుతుంటాం. అట్లా ఆహ్, బట్టలు ఉతికిన మేమే జాడిస్తూ ఉంటాం. ప్రతిది మాట్లాడుకుంట చేస్తాం కాబట్టి, ఫ్రెండ్ కంటే ఎక్కువ అయిపోయింది అన్నమాట మాకు. అమ్మ అనే విషయం రెస్పాన్సిబిలిటీస్ తప్పితే, ఇంక మాకు మొత్తం జోక్‌లు అవి, ఇ‌వే, ఉంటాయి అండి ఎక్కువ అన్ని అవే ఉంటాయి. డాన్స‌లు కూడా కలిసే చేసుకుంటాం మేము ఇంట్లో. <chuckles>
అవును. ఓకే. ఓకే. ఇంకా ఇట్లాంటి ఫ్యామిలీ ఉన్నాక, బయట ఫ్రెండ్‌షిప్సే అవసరం లేదు. బయట వాళ్ళ దగ్గర నుంచి ఏమి కోరుకోనవసరం లేదు. అంత బాగుంటది కుటుంబంలోనే ఆ! బయట ఫ్రెండ్స్‌తో వెళ్తా అని, కొట్లాడనవసరం లేదు. ఎందుకంటే ఎంతో, <smacks lips> ఇక్కడనే అంత ఎంటర్టైన్మెంట్ అయిపోతాది కదా! మీకు. కాబట్టి, ఇంకా బయటికి వెళ్లి ఇంకా వెతుక్కోవా‌లిసినా అవసరం లేదు. ఫ్రెండ్స్ దగ్గరే ఉంటది హ్యాపీనెస్ అనేటట్టు కూడా ఏమి లేదు. చాలా బాగుంది అండి. మీ ఫ్యామిలీ స్టోరీసు, నాకైతే, నాకు చాలా నచ్చింది. మళ్ళీ‌ వ మాట్లాడదాం అండి. ధన్యవాదాలు.
నిజంగా. అవును. అవునండి. ధన్యవాదాలు.